ఈ డిజిటల్ కాలాల్లో ఈ ఫోటో లేదా స్క్రీన్ షాట్ పంపడం అనేది చాలా సులభం అయిపోయింది. అంటే ఒక క్లిక్ చేస్తే మన స్క్రీన్‌ని ఫోటో తీసేసి మన ఫ్రెండ్స్‌కో గొడవదనుకోండి ఇప్పుడు అ అమ్మాయిలో లేపోతే అబ్బాయిలనుకోండి, ఆళ్ళకి వాళ్ళ పార్ట్‌నర్‌కి ఏద‌న్నా గొడవలైతే ఫోటోలు తీసి వాళ్ళ ఫ్రెండ్‌కి ఇదిగో ఇలా అన్నారు. ఇది చేశారు అని జేప్పి కూడా ఫోటోలు తీసి పంపిచేస్తన్నారు. అంటే ఒక్క క్లిక్‌తో మనం మొత్తం ఫోనులో ఉన్న సమాచారం గానియండి, మన ఫోటోలు గానియండి ఇతర వ్యక్తిగత విషయాలు ఏవైనా సరే! మనం బయటకి వెళ్ళిపోతున్నాయి. బయట వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాము. ఆహ్, అయితే ఈ ఫోటో లేదా స్క్రీన్ షాట్ పంపే ముందు మీరు సహజంగా ఆగి ఒక నిమిషం ఏమి విషయాల గురించి ఆలోచిస్తారు?
అవును. అవును. ఆ! ముఖ్యంగా నేను ఫోటో గాని, స్క్రీన్‌ షాట్ గాని వేరే ఒకళ్ళకి పంపేటప్పుడు ఒక సెకండ్ ఆలోసించాలండి. ఎందుకంటే ఆహ్, ఈ ఫోటో గాని, పర్సనల్ అది ఒక పర్సనల్ డేటా మనది ఒక విధంగా. మన పర్సనల్ ఫోటోస్ గానీ, లేదంటే మన పిల్లల ఫోటోస్ గానీ మన ఫోటోస్ గానీ, ఏవైనా మనం ఒకళ్ళకి పంపేటప్పుడు ఒక నిమిషం ఆలోసించి బావుందా? బాలేదా? ఇది పెట్టొచ్చా? పెట్టకూడదా? ఎలా ఉంది దీని పొజిషన్ అనే మొత్తాన్ని చెక్ చేసుకొని అప్పుడు మనం పెడతామండి. అది మనం ఆహ్, వేరే వాళ్ళకవ్వచ్చు లేదా సోషల్ మీడియాలో అవ్వచ్చు లేదా వాట్సాప్‌లో అవ్వచ్చు ఏదో ఏదో ఒక రకంగా. అయితే ఫోటోసుని కూడా మనం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్‌గా మనం చూసుకోవచ్చండి. 1 మన పర్సనల్ ఫోటోస్ అంటే మన ఫోటో‌లు లేదా మన పిల్లల ఫ్యామిలీ ఫోటోస్. మరొకటి మన వర్కింగ్ ఫోటోస్.
అవును. నిజమేనండి. అవును. ఓకే. అవును. నిజమేనండి. అవును. నిజమేనండి. అవును. ప్రొఫెషనల్ ఫోటోస్.
ప్రొఫెషనల్ ఫోటోస్. మనకెదైనా వర్క్ ఉంది. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్లెక్సులు అవి చేస్తా ఉంటారు మీకు ఐడియా ఉందా?
అవును. ఆహ్, ఆహ్, అంత లేదండి. చెప్పండి.
ఈ చెప్తాను చూడండి. ఫ్లెక్స్ అంటే ఇప్పుడు మ్యారేజ్‌కి అట్లీకి కటౌటులు అవి పెడుతూ ఉంటారు కదా! ఆ! ఫ్లెక్సీ‌లు బెడతాం కదా! అవి మాట. అవి గాని, లేదా ఒక పొలిటీషియన్స్ గాని, లేదా సినిమా హీరో‌లకి గాని, లేదంటే <clears throat>
ఆ! ఫ్లెక్సీ‌లు బెడతా ఉంటారు. అవును. ఓకే. అవునండి.
అలా మనకి. సంబంధించి ఇవన్నీ ఉంటాయి గదా! సో, ఇలాంటివి పెట్టేటప్పుడు కూడా మనం డిఫరెంట్ ఫోటోస్ మాట. అవి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి. అవి డెఫినిట్‌గా మన అవతల వాళ్ళకి ఇప్పుడు ఒక ఎడిటర్ ఉన్నాడు, ఆ ఎడిటర్‌కి మనం పంపాలి అది. నాకు పలానా ఆ! పలానా ఫోటోయే కావాలి. ఆ ఫోటోలో ఈ హీరో ఉండాలి, అలా దాంతో పాటు కొంతమంది అభిమానులు ఉంటారు ఫాన్స్ వాళ్ళును. సో, వాళ్ళ ఫోటోలన్నీ కిందకు రావాలనుకుంటారు, పైన బో ఆహ్, అభిమాని హీరో ఫోటో ఉండాలనుకుంటారు, అలాగే లేదంటే ఒక పొలిటీషియన్ ఫోటో ఉండాలనుకుంటారు, కార్యకర్తలు అందరూ కిందన ఫోటోల్లో ఉండాలనుకుంటారు. ఇలా ఉండేటప్పుడు మెంబర్ ఆఫ్ ఫోటోస్ మనం పంపాల్సొస్తుంది.
ఓకే. పంపాలి తప్పదు. అవును. అవునండి. నిజమే.
ఆ! ఆ ఒక్క స్ ఆ ఒక్క సినారియో మనం చెక్ చేసుకున్నట్టే ఒక్కసారి అది చూసినట్టేనండి. ఆహ్, ఫోర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆహ్, పొలిటీషియన్ దగ్గర కార్యకర్తను అనుకోండి, నేను నా ద ఆ దగ్గర ఉన్న గ్రూప్‌లో అందరి ఫోటోలు కలెక్ట్ చేయాలి, వాళ్ళ ఫోటోస్ కలెక్ట్ చేసి ఆహ్, దాన్ని క్రియేటివిటీ‌గా ఆలోసించి మన నాయకుడు ఎవరైతే ఒక పొలిటీషియన్ ఉన్నాడో అతని ఫోటో యాడ్ చేసి, ఆ ఫోటో‌లన్నీ కలిపి ఓ ఫ్లెక్స్ తయారు చేయించుకోవాలి. ఈ ఫోటో‌లన్నీ నేను గేథర్ చేసుకొని, నేను ఎడిటర్‌కి పంపాలి. తర్వాత ఆయన ఒకటి క్లియర్‌గా అతను చేసిచ్చి అంటే మెన్న మనకి ఏదైతే ప్రాజెక్టుందో, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ మనకు పంపుతాడు. అది మ్ అది అది మళ్ళీ మనం చెక్ చేసుకుంటాం బావుందా? బాలేదా? అనేసి. ఇలా ఫోటో షేరింగ్ అనేది ఆహ్, మెంబర్ ఆఫ్ మెంబర్స్ మీద ఒక్క ఒక ఫ్లెక్సీ కోసమే నంబర్ ఆఫ్ ఫోటోస్ మనం గేథర్ చేస్తాం.
ఓకే. అవును. నిజమేనండి. అవును. నిజమే. పంపుతారు. అవును. అవునండి. నిజమే.
సో అలా కాకుండా ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటేనండి. ఆహ్, మన ఫేస్‌బుక్‌లో గాని, ఇన్స్‌టాగ్రాముల్లో గాని, చాలా ఫోటో‌లు దొరుకుతూ ఉంటాయి మనవాళ్ళకు, అవతల వాళ్ళవి. ఇప్పుడు మనకి టైం అయిపోతుంది. మనం అర్జెంట్‌గా ఒక ఫ్లెక్సీ చేయించాలి. మనకు టైం అయిపోతుంది. అవతలాయన ఇంకా పంపలేదు ఫోటో. ఒక 20 మందిలో ఒక ఐదుగురివి పంపలేదు.
అవును. అవును. అన్నప్పుడు ఎవ్ ఎదో పాత ఫోటోలు ఏదోకటి డౌన్‌లోడ్ చేసి పంపిచ్చడం లాంటిది జరుగుతుంది. అవును.
డౌన్‌లోడ్ చేసి పెట్టేస్తాం. అది అవతలోళ్ళకి నచ్చితే ఓకే. నచ్చలేదనుకోండి ప్రాబ్లమ్ అవుతుంది ఏంటంటే, "అదేంటి మా విజ్ మాకు చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా నువ్వెలా పెట్టేస్తావు? నువ్వెలా చేసేస్తావు?" అని గొడవలా స్టార్ట్ అవుతుంది. అక్
నచ్చకపోతే ప్రాబ్లమే‌గా! అవును. నిజమేనండి.
చిన్నది ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్‌కి ఒక అబ్బాయికి జరిగిందండి. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి, ఈ ఫ్లెక్సీ దాంట్లోనే వర్క్ చేసేవాడమాట.
ఓకే. చెప్పండి ఏం జరిగింది? ఓకే. ఆహా!
నేను కూడా ఫ్రీ‌గా ఉన్న టైంలో ఎళ్లి మాట్లాడుకుంటాం కదా! సరదాగా మాట్లాడడానికి ఒకసారెళ్ళాను. అవతల వాళ్ళు చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. అంటే ఏంటంటే ఒక ఫ్యామిలీ ట్రీ తయారు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ షాప్ నేనెళ్లి చూసాను. చూసి "ఏహ్! ఏంటిదంతా యాడ్ చేస్తారా?" అని అన్నాను. అంటేనిచి మరదంతా యాడ్ చేయాలని. ఎంతుందంటేనండి, ఒక ట్రీ ఫోటో పెట్టి, దాని చుట్టూ వీళ్ళ ఫోటో‌లు మాట ఆళ్ళ ఫ్యామిలీ ఫోటోస్.
అవును. ఓకే. ఆహా! ఓకే. ఆళ్ళ ఫ్యామిలీ ఫోటోలు బెట్టిచ్చుకుంటున్నారు. ఆహా!
ఆ! దెగ్గిర 150 మందిలా ఉన్నారు వాళ్ళు.
అమ్మో! అన్ని ఫోటోలా?
అన్ని ఫోటోస్‌ని ఒకే దాంట్లో యాడ్ చేయడం అంటే అది చిన్న విషయం గాదు.
నిజమేనండి.
పాపం తను చాలా కష్టపడుతున్నాడు. నా కళ్ళ ముందే జూశాను. పోనీ ఇంత చేసిన తరువాత ఏమవుతుందంటే ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఫోనులు, ఫోనులు జేస్తూనే ఉన్నాడు ఇతనకి. "చేసి, ఆ ఫోటో అక్కడ గాదు పక్కన మార్చండి. ఈ ఫోటో మా అమ్మాయికి నచ్చలేదట, మార్చేయండి." ఇలా తనని ఇబ్బంది బెడుతూ ఉంటున్నారు. తిను చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. ఏంటంటే చూడు నేను అ
ఓకే. ఆహా! అయ్యయ్యో! నిజమేనండి. వర్క్ చేసే వాళ్ళకి అన్ని ఫోటోలు 150 ఫొటోలంటే అందులో మళ్ళీ ఒచ్చి "ఓ 25 ఫోటో మార్చండి" అంటే ఆహ్, నిజంగా చాలా ఫ్రస్ట్రేషన్ ఒస్తది.
అంటే, ఇప్పుడు ఒక్క నిమిషం వాళ్ళు ఆలోసించుకొనో ఒక ఫోటో పంపేటప్పుడు, ఈ ఫోటో కన్‌ఫర్మా కాదా? అవతల కుర్రాడికి పెడదామా ఒద్దా? ఒక నిమిషం ఆలోసించుకొని పెట్టేసామనుకోండి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టం మనం. అది
అవును. ఇబ్బంది పెట్టం, నిజమేనండి.
వీళ్ళేం జేస్తున్నారంటే, ఇబ్ ఏదో ఈ నచ్చినవన్నీ పంపేయడం. తర్వాత అవతల వాళ్ళకి నచ్చలేదని జెప్పి, మళ్ళీ అవి మార్చాలని ట్రై చేయడం. ఇదొక కన్‌ఫ్యూజన్ క్రియేటవుతుంది. అంటే ఒక అవగాహన లేకపోవడం.
అవును. నిజంగానండి. చాలా పెద్ద కన్ఫ్యూజనే చెప్పాలంటే.
సో ఇది మనకు తెలియకుండానే అవతల వాళ్ళనిబ్బంది పెట్టినట్టు మాటే. కొన్ని, కొన్ని సార్లు ఏమవుతుందంటే బ్లర్ ఫోటోస్ పెట్టేస్తూ ఉంటాం.
అవునండి. అవును. బ్లర్‌గా ఉన్న ఫోటోసో లేకపోతే కానీ కొంచెం క్లారిటీ లేని ఫోటోసో పెట్టేస్తూ ఉంటాము.
బ్లర్‌గా ఉన్న ఫోటోసే పెట్ ఆ! అది కూడా పాపము. ఇ ఇవతల వాళ్ళకేంటి అది పెడదామా? వద్దా? అని ఆలోచిస్తారు. కొంతమందేంటంటే ఎడిటింగులు చా రాని వాళ్ళు ఏం జేస్తారు? ఏదో ఒకటిలే మనకు టైమైపోతుందని అది పెట్టేస్తారు.
ఆ! వాళ్ళే వాళ్ళే చూసుకుంటారు షాపోళ్ళే అని జేప్పి పెట్టేస్తారు.
ఆ! తర్వాత మొత్తం అయిపోయిన తరువాత మళ్ళీ ఏడుస్తారు. ఇలా కొన్ని జరుగుతుం
అవును. మా ఫోటో బ్లర్రుంది అనుకుంటా
ఆ! అలాగే కొన్ని గ్రూపులుంటాయి. ఫ్యామిలీ గ్రూప్స్.
ఓకే.
ఈ ఫ్యామిలీ గ్రూప్స్‌లో కూడా ఫోటో‌లు షేర్ చేసుకుంటూ ఉంటారు. అవెలా ఉంటుందంటే కొన్ని సార్లు కొంచెం కామెడీ మూడ్ అవ్వచ్చు, లేదా సరదా సరదాగా అవ్వచ్చు. ఫ్యామిలీ‌లోని ఏవైనా పాత ఫోటో‌లో, లేదా ఒకళ్ళకి ఇష్టం లేని ఫోటో‌లుంటాయి.
అవునండి. అవునండి. అయి పెడుతూ ఉంటారు నిజంగానే.
వాటిని తీసుకొచ్చి గ్రూప్‌లో బెట్
అవునండి.
అప్పుడేమోవుతదండి? అవత్ ఇప్పుడు నలుగురు నవ్వుతారు, కానీ ఒకడేడుస్తాడు.
నిజమే. అంటే వాళ్ళు నవ్వుకోవడం కోసం ఇంకొకడినేడిపించడం అనేది అస్సలు కరెక్ట్ కాదు.
పి అస్సలు కాదు. ఇది ముఖ్యంగా ఫ్రెండ్స్ గ్రూపుల్లో జరుగుతూ ఉంటాయి.
అవునండి. ఏదో ఫన్నీ ఫన్నీ ఫోటోస్ అన్నీ పంపిస్తూ ఉంటారు.
ఎందుకంటే లైవు. ఆ! ఎందుకంటే మా ఆఫీస్ గ్రూప్ ఉంటుందండి ఫ్రెండ్స్ అందరికినీ. అందులో నాకే లైవ్ తెలుసు నాకు. మా ఫ్రెండ్ ఒకడుంటాడు. నేన్ నేను, నేను అపోజ్ చేస్తానండి దీనికి. ఎందుకంటే, ఇప్పుడు చనువు ఇచ్చాడు గదా! తను అని చెప్పి తన ఫోటోలు పెట్టేస్తూ ఉంటారు. ఎక్కడ బడితే అక్కడ. తంటే తను ఒకేల ఏదైనా టిఫిన్ జేస్తుంటే ఆ ఫోటో తీసి పెట్టేసి పలనా దగ్గర టిఫిన్ జేస్తున్నాడు అని. ఆ అవతల కుర్రాడికి తెలీదు నేను ఫోను చేసి జెప్తాను "నీ ఫోటో పెట్టేసాడు చూసుకున్నావా?" అని. సో వెంటనే తను జూసి మళ్ళీ తనంటాడు "ఏంట్రా ఇదంతా?" అదనేసి. సో
ఓకే. ఆహా! అవును. ఓకే. అవును. నిజం. వాళ్ళకి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. మనం ఏదో సంతోషమో, ఆనందమో అనుకుంటాం‌ గాని, ఎదుటి వ్యక్తికి ఎంత బాధగా ఉంటుందనేది మనం గమనించం.
హ్మ్. అంతే గదండీ ఇప్పుడు, ఒక ఫోటో పెట్టాము అంటే అది, అది బావుండాలి. అవతల ఆళ్ళు అందరూ సరదాగా ఒక ఒక పోనీ ఒక జోక్ ఎసుకుంటే అందరూ నవ్వుకోవాలి. అంతేగాని, ఒక మనిషిని మనం ఇబ్బంది పెట్టి మనందరం నవ్వుకోవడం కరెక్ట్ కాదు.
అవును. అవునండి. అంటే ఒకడేడుస్తే నవ్వుతుంటే అదేం ఆనందమో అసలు అర్థం గాదు జనాలకి.
హ్మ్. పోనీ ఏవ అంటే మా, మా గ్రూప్‌లో మా ఫ్రెండ్ విషయంలోనైతంటే తనకు నేను చాలా సార్లు జెప్పానండి. "నువ్వు గట్టిగా అడుగు వాళ్ళని. ఏంటిదంతా? ఎందుకిలా జేస్తున్నా" ఆహ్, వీళ్ళు అడగరు. మనం, మనం ఎంతకని అడుగుతామండి. మనం ఇంకోళ్ళకి సపోర్ట్ అంతగా ఎక్కువ చేసేయలేం కదా!
అవును. నిజం. అడగాలండి. అవును. "అది నీ ఫోటో‌లా?" అంటారు. "నీవు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు సే ఏం సంబంధం?" అంటారు.
<clears throat> ఆ! అంతే గదండీ. ఖచ్చితంగా. అలా ఆ టాపిక్ ఒస్తుంది ఆ పాయింట్ ఔట్. అందుకని జెప్పి నేనెక్కువగా ఇన్‌వాల్వ్ అవ్వను. బట్ నాకు మనసులో అనిపిస్తూ ఉంటుందండి. ఏంటంటే ఒక మనిషి పర్మిషన్ ఆ!
అవును. అరెరే! అనవసరంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తన్నారే అని.
అంతే గదండీ. ఇప్పుడు ఒక మనిషి ఏమనట్లేదని జెప్పి, తన ఫోటో‌లని పబ్లిక్‌గా అలాగా గ్రూప్‌లలో బెట్టేయడం వాళ్ళందరూ పోని పెట్టిన తర్వాత హేళన జేస్తూ ఉంటారు కిందన.
అవును. పోని పెట్టినోళ్ళు పెట్టినట్టు ఊరుకుంటారా అంటే కాదు. దానికి ఏదో ఒక కామెడీ రాస్తా ఉంటారు.
ఆ! అరేయ్! ఇలా జేస్తె ఆహా! కింద ఆ! కిందన క్యాప్షన్ పెడతారు. మిమ్మీయో లేదంటే ఏదోకటి బెడతారు. వీళ్ళందరూ జోకులేసుకుంటూ ఉంటారు. ఈ ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే స్క్రీన్‌షాట్ దెగ్గరికొద్ ఈ స్క్రీన్‌షాట్స్ ఎక్కువ మీరు గమనించినట్టయితే ఈ అమౌంట్ పేమెంట్స్ దెగ్గర జరుగుతూ ఉం
అవును. అవును. నిజమేనండి. అవును. అవును.
మనకి ఒక్కొక్కలకేమో ఎవరికైనా అమౌంట్ పంపాం. పంపిన తర్వాత వాళ్ళకి అమౌంట్ ఎళ్ళిందా? ఆళ్ళకెళ్తది తెలుసు. బట్ ఎందుకైనా మన సేఫ్టీకని జెప్పి అది స్క్రీన్‌షాట్ దీసి అవతల వాళ్ళకి ఫోన్ వాట్సాప్పుల్లో పంపుతూ ఉంటాం.
ఓకే. పెడుతూ ఉంటాం. నిజమేనండి.
ఆ! ఈ స్క్రీన్‌షాట్స్ విషయంలో కూడానండి అన్ని ఇది ఇది ఒక విధంగా పర్లెదు. ఎందుకంటే మనకొక నమ్మకం కోసమో లేదా అంటే వాట్సాప్‌లో ఆల్రెడీ డేటా ఉంటది. కానీ ఎందుకో ఆహ్, కొంతమంది నమ్మకం.
నిజమే. అంటే పెట్టాము. మేము పే చేసేసాము అన్న ఒక భరోసా కోసం ప్రూఫ్ కోసం. మీకు కూడా తెలియచే రేపు పొద్దున్న కట్టలేదు అన్నాడనుకోండి, ఏ కట్టాను కదా! కట్ నీకే గదా ఫోటో పెట్టాను అననటానికైనా ఉంటుంది.
ఆ! ఒక చిన్న రిమైండరండి. హ్మ్. ప్రూఫ్. అంతే. ఆ! సో, ప్రూఫ్ కోసం గాట్టి అలాంటి స్క్రీన్‌షాట్ మనకు మంచివే. కొన్ని కొన్ని పర్సనల్ చాటింగ్స్ ఉంటాయి. ఆహ్, నేను ఎవరో ఒకరితో ఆహ్, లైకు మనిద్దరం ఒక ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ చాట్ చేసుకున్నారండి. చేసుకున్న తర్వాత ఆళ్ళిద్దరికీ ఏ గొడవొస్తే ఆ స్క్రీన్‌షాట్ దీసి ఫ్రెండ్స్‌కి పంపేస్తారు. ఈడు మొన్న అలాగన్నాడు, ఇప్పుడు చూడు ఇలాగంటన్నడు ఆ!
అవునండి. ఓకే. ఎలాంటివండి? ఓకే. అవును. నిజమే ఈ ఈ మధ్య గొడవల్లో పార్ట్‌నర్స్ అయితే ఖచ్చితంగా ఇలా జేస్తున్నారు. అప్పుడు అమ్మాయిలనుకోండి ఖచ్చితంగా ఆ స్క్రీన్‌షాట్ తీసి ఎప్పుడో ఒక దాన్ని ఇగో అప్పుడు నువ్వలా అన్నావు ఆయుధంలా వాడ్డానికో, దేనికో దానికి దాసుకుంటున్నారు ఇయన్నీ కూడా.
<laughs> ఆ! అమ్మాయిలయితే మాత్రం కంపల్సరీ దాస్తారులెండి అది వేరే విషయం. ఈ ఏంటంటే వీళ్ళు అ ఫస్ట్‌ అదోక ఫన్నీగానే స్టార్ట్ అవుద్ది. బట్ గొడవలయినప్పుడసలైన ఫన్నీ స్టార్ట్ అవుతుంది దాని వల్ల.
ఓకే. అవును. నిజమేనండి.
ఉ ఈ స్క్రీన్‌షాట్స్ తీయడాలు లేదంటే గొ గొడవలకు ఉపయోగిస్తారండి ఎక్కువ స్క్రీన్‌షాట్స్. నేటంటే నువ్వు ఇంతకు ముందు ఇలా చేసావు గదా! కావాలంటే చూసుకో అని చెప్పి ఒక చెకింగ్ ఇచ్చినట్టు ఇస్తారు అవతలి వాళ్ళకి. సో ఇలాగ
అవును. నిజమేనండి. విత్ ప్రూఫ్స్ అంటే కోర్ట్‌లొ సాక్ష్యాధారాలు సబ్మిట్ చేసినట్టు ఈళ్ళు స్క్రీన్ షాట్‌లు సబ్మిట్ చేస్తారు.
ఆ! కరెక్టే జెప్పారు. అంతే. వీళ్ళేంటంటే కోర్ట్‌లో మనం సాక్ష్యాలు ఇచ్చినట్లు వీళ్ళు స్క్రీన్‌షాట్‌లు సబ్మిట్ చేస్తారన్నమాట. ఇదిగో ప్రూఫ్ ఇది నా దగ్గరుంది నువ్వు ఏటేటి మాట్లాడావు, నువ్వు నాకు ఎటి ఏంటి కొంటానన్నావు అన్ని నా దగ్గర ఉన్నాయి అని చెప్పి
అన్ని ఉన్నాయని జెప్పేసి. నిజమేనండి.
ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడొచ్చే చిక్కేంటంటే నండి మనం వాట్సాప్‌లో మనం చాట్ చేసుకునేటప్పుడు అదొక పర్సనల్ చాట్. బట్ ఎప్పుడైతే మనం స్క్రీన్‌షాట్‌లు తీస్తామో అది ఆటోమేటిక్‌ గ్యాలరీలోకెళ్తది. మనం కొన్ని సార్లు డిలీట్ చేయొచ్చు కొన్నిసార్లు మర్చిపోవచ్చు. మనం, మన వాట్సాప్‌లో ఎవరు యెళ్లి లోనకెళ్ళి చెక్ చేయరేమో గాని మన గ్యాలరీ కామన్‌గా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు ముట్టుకుంటా ఉంటారు ఫోను.
అవును. నిజమే. మర్చిపోవచ్చు. ఎవరో ఒకళ్లు తీస్తారు. అవునండి.
అంటే మన మనంతల మనమే దొరికిపోవడం లేదా మనంతల మనమే ఇరుక్కుపోవడం అంటారు దీన్ని.
అవును. మన గోతి మనమే తవ్వుకోడ అంటారు.
ఆ! ఇంక్ ఇంకా క్లారిటీ జేప్పాలంటే మీరన్నట్టు మన గొయ్యి తను తవ్వుకున్నట్టు.
అవునండి.
అలాగే ఇప్పుడు కొన్ని, కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఈ ఒక హీరో, ఒక స్టాటస్ పెట్టుకున్నాడు. ఇన్స్‌టాగ్రామ్ అవ్వచ్చు, లేదంటే ఆహ్, ఫేస్‌బుక్ అవ్వచ్చు. సో, ఒక ఒకటి పెడతాడు ఏదో ఒక అనోన్స్‌మెంట్, దాన్ని ఈ మిమ్మి ఈ మిమ్మీ మేకర్స్ గాని, వాళ్ళందరూ స్క్రీన్‌ షాటులు తీసి గ్రూప్‌లో అటిల్లో పెట్టడాలు, "ఇగో మా హీరో ఇలా పెట్టాడు, మా హీరో ఇలా అన్నాడు లేదా అనోన్స్‌మెంట్ కొత్త అనోన్స్‌మెంట్ ఒచ్చింది" అని జెప్పి, అటిల్ని షేర్ చేసుకుంటూ ఉంటారు.
ఓకే. అవునండి. నిజమే. అవును. అ కేడ్ అది కొంచెం పర్లేదు పోనీ.
అది కొంచెం పర్లేదు. ఎందుకంటే అదొక అనోస్‌మెంటు.
అవునండి.
అలాగే మనం కూడా మనం కూడా స్టాటసులు పెట్టుకుంటాం గదండీ. ఫర్ ఎగ్జాంల్ ఏద‌న్న ఆహ్, ఒక గ్రూప్ ట్రిప్ ఎస్తున్నాము అందరూ ఒస్తారా అని చెప్పి గాని, లేదంటే మనం ఒక మ్యారేజ్ ఉంది. లేదంటే ఫంక్షన్ ఉంది. ఏదో ఒకటి అనోస్‌మెంట్ చేసుకుంటాం. అదొక అనోస్‌మెంట్. అది కూడా పర్లేదు. బట్ ఈ పర్సనల్ చాట్ అనేది మాత్రం పెట్టడం అనేది మాత్రం కరెక్ట్ కాదండి. కొంతమంది అది కూడా బెట్టుకుంటారు. అది ఏంటో అర్థం గాదు. వ నేను నేను
నిజమేనండి. అవును. నిజమేనండి. అది పర్లేదు. కరెక్ట్ కాదు. అవును. స్టేటస్‌ల్లో వాటిలో పెడతారు. పోనీ ఏద‌న్నా బిజినెస్ నడుపుతున్నారు కస్టమర్స్ బావుందన్నారన్న రివ్యూ స్టేటస్ తీసుకొని ఆహ్, వాటిలో పెట్టారంటే ఒక అర్థం ఉంది. కానీ, పర్సనల్ చాట్లు స్టేటసుల్లో గానీ స్క్రీన్ షాట్‌లు పెట్టడం అనేది అంతవరకు భావ్యం కాదనె అనిపిస్తుంది మీరు చెప్తుంటే.
కాదండి. ఎందుకంటే నేను రెండిట్లో గమనించానండి ఇలాంటివి. ఒకటేమో ఆహ్, ఒకిన్ ఆహ్, ఒకళ్ళ బర్త్‌ డే అనుకోండి. ఆ బర్త్‌ డే హ్యాపీ బర్డ్‌డే ఇప్పుడు కామన్‌గా బర్త్‌ డే అంటే అందరూ విష్ చేస్తారు కదా! వీళ్ళేంటంటే ఎవరైతే విష్ చేసారో, ఆ స్క్రీన్‌ షాట్ తీసి దాన్ని వాట్సాప్ స్టాటస్‌లో ఎట్టి థాంక్ యూ. ఒక బ్రదర్ ఫోన్ చేసి థాంక్ యూ బ్రదర్, థాంక్ యూ సిస్టర్ ఏటి నాకు అర్థం గాదండి, ఆ కాన్సెప్ట్ ఏంటో. ఇప్పుడు మీకు అళ్ళు విష్ చేసారు
ఓకే. ఆహా! విష్ చేస్తారు. అవును. అంటే మనకి ఇంతమంది మనకి పో ఆహ్, విష్ చేస్తున్నారని విష్ చేయనోళ్ళందరికీ తెలియజేయటం అనమాట.
అది ఎంత అంటే, మనం మామూలుగానే <chuckles> అదోలా ఉంటది. అలాంటిది ఈరోజు నా బర్త్‌డే. నన్ను చాలామంది విష్ చేసారు. ఇంకా విష్ చేయనోళ్ళందరూ ఒకసారి చూడండి అని నేను చెప్పినట్టు ఉంటది వాళ్ళకి. అది, అది నాకు కొంచెం వె వెరైటీగా అనిపిస్తదండి. ఈళ్ళేం మనుషులు రా! ఇలా ఇలా చేస్తన్న్రు అనేసి. తర్వాత మరొక అత్యంత చిరాకైన ఫోటోలేంటంటే, సినిమా థియేటర్‌లోకెళ్లి ఆ సీన్స్‌ని ఫోటోలు తీస్తారండి. ఆ టైటిల్స్‌గాని, ను నువ్వు సినిమాకెళ్తే యెళ్ళి ఎంజాయ్ చెయ్యి, నీకెవరైనా వుంటే స్టోరీ చెప్పు నె సిని నువ్వు మొదటి రోజు సినిమాకి ఎళ్ళిపోయావని ఎందుకు తెలియాలి అందరికి?
అవును. అవును. నిజమేనండి. అదే. అవునండి. అవును. ఇది స్టోరీ రివ్యూ అవును. ట్రైనులు పెడతారు అసల. ఒక గూడ్సు బండి ఎళ్తన్నట్లే ఉంటది అసల.
అ ఇందులో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి సినిమా టైటిల్ పెడతారు. అంటే సినిమా కరెక్ట్ టైటిల్ రాగానే, మీరు థియేటర్‌లో కూర్చుంటే ఇలా లెగిస్తే కెమెరాలు మొత్తం మీ కళ్ళ ముందే.
అవును. నిజమేనండి.
ఆ! ఫోటోలు తీసి పెడుతన్నారు పోనీ ఓకే. నువ్వు సినిమాకెళ్ళిపోయావు విషయం అందరికి తెలిసిపోవాలి పోనీ ఎట్టేశావు టైటిలు. ఆ తరువాత సినిమాలో ఏదైతే ఇంపార్టెంటో, ఏదైతే కొంచెం థ్రిల్‌గా ఇస్తది, లేదంటే కొంచెం ఎగ్జైట్ అవుతాం ఆ సీన్ అంటామో, ఆ సీన్ ఫోటో తీసి పెడతారు. పోనీ, ఒక హీరో కామియో ఒచ్చింది ఆ సినిమాలో. ఒక హీరో సినిమాలో మరొక హీరో యాక్ట్ చేసాడు, ఆ సీన్ కూడా వీళ్ళు ఫోటో తీసిపెడతరు.
ఓకే. ఆహా! అది లాస్ట్ వరకు తెలియకపోయినా సస్‌పెన్స్ సీన్, ఆ ఇంటర్వల్ బ్యాంగ్ అంతా తీసి పెట్టేస్తారు అసల. ఇంకెందుకు? ఎదుటోడు సినిమాకెళ్ళాలని మూడు, ఉత్సాహం కూడా పోద్ది.
మొత్తం తీసిపెట్టేస్తారు. అంతే గదండి! ఇప్పుడు నాకు 'విక్రమ్' సినిమా ఉందనుకోండి ఆ సినిమాలోని, ఎవరు సూర్యగారు క్లైమాక్స్‌లో వస్తారని జెప్పి ఫస్ట్ డే మార్నింగ్ షో మిస్ అయ్యాను నేను అది ఫస్ట్ షో‌కి ఎళ్తున్నాను. ఈ లోపు స్టేటస్ పెట్టేసారండి అది. సూర్యగారి గెటప్ ఎలా ఉంటదని. నాకేంత చిరాకు ఒచ్చిందంటే నాకారోజు
ఓకే. అయ్యయ్యో!
చాలా చిరాకొచ్చింది.
ఆ సస్పెన్స్ ఆ థ్రిల్ అనేది ఉండదు ఇంకా.
ఇప్పుడు నాకు 'సూర్య' గారు ఇష్టం తమిళ్‌లో. ఆహ్, ;విక్రం' సినిమాలో సూర్య గారు చా అప్పటికే టాకోచ్చింది బయటికి. చాలా వైల్డ్ ఉన్నారట, చాలా బావుందట క్లైమాక్స్‌లో బ బ 'సూర్య' గారి ఎంట్రీ అదిదని, నేను బా ఎక్సైట్ అవుతున్నాను అబ్బా! సూపర్ అదిదని, తిరా జూస్తే ఆ గెటప్ మొత్తం బెట్టిశారు. లక్ ఏంటంటే తెలిసినా సరే సినిమాకి నేను ఎక్సైట్ అయ్యాను ఆ సీన్‌కి. చా అదే బావుంది గాబట్టి సీన్ సరిపేయింది. లేపోతే మనం స్పాయిలర్సే కదా! ఇవి. ఈ ఫోటో‌లు స్క్రీన్‌ షాట్‌లన్నీ తీసి మనకు నచ్చినా నచ్చకపేయినా పెట్టిడా‌లు ఇద్ కరెక్ట్ గాదండి. మిప్పుడు ని ఒకల
ఆహా! అవును. ఓకే. అయ్యయ్యో! అవును. నిజమేనండి. అవును. కరెక్ట్ కాదు ఎంతైనా సరే.
ఆ! ఒకల నా పర్సనల్‌గా నేను ఆ! చెప్పండి?
అయితే కొంతమంది పిల్లల ఫోటో‌లు పంపిస్తూ ఉంటారు. పెట్టేస్తూంటారు, స్టేటసులు అలా పిల్లల ఫోటోలు పెట్టడానికి ప్రత్యేకంగా ఏవి చర్యలు తీసుకుంటారు మీరు ఏం ఆలోచిస్తారు?
పిల్లల ఫోటో‌లు పెట్టొచ్చండి. ఆళ్ళు కొందం ముద్దుగా ఉండి క్యూట్‌గా ఉండి, చక్కగా మంచి ఫోటో‌లు తీసుకొని వాళ్ళని పెట్టుకొని నాప్ మా పిల్లలు ఇలా ఉన్నారంటే అక్కడిదాకా బావుంటది. అంతేగాని ఆళ్ళకొక సరింగా ఈ ఓ నిక్కర్ జారిపోతూ అలాంటి ఫోటో‌లు ఎట్టిడాలు, పాపం ఆళ్ళు ఏ ముక్కు తీసుకుంటే ఆ ఫోటో‌లే ఎట్టిడాలు, ఇలాంటివి చేసి అది ఫన్నీ అని చిన్న కామెడీ నవ్వులు పెడతారు కిందన అది మీ పిల్లలకి తెలియకుండా మీరు ఆళ్ళని హేళన జేస్తన్నట్టు.
అవును. నిజమే. అవును. హేళన జేస్తున్నారు. అంటే రేపొద్దున్న చుట్టాలు అందరూ కలిసి ఆళ్ళ పిల్లోడు ఇలా ఉంటాడంట, ఇలా చేస్తాడంట అని కూడా మాట్లాడుకుంటారు.
అది చేయకూడదు. ఆ! అంతే గదండీ. ఇప్పుడు మీ పిల్లలు ఎంత బావుంటే మీకంత మంచిదే. అలా మంచి ఫోటోలు బెట్టుకోండి. అంతేగాని ఇలాంటి నేనైతే పర్సనల్‌గా ఫోటో గాని స్క్రీన్‌షార్ట్ పంపే ముందు చాలా చాలా ఆలోసించి చేస్తానండి ఏదైనా.
అవును. నిజమేనండి. చాలా చక్కగా చెప్పారండి, ఫోటో లేదా స్క్రీన్ షాట్‌లు ఎవరికైనా పంపాలంటే ముందు ఎన్ని రకాలుగా ఆలోచించాలి, ఎన్ని ఆలోచించాలని చాలా చక్కగా చెప్పారండి. మళ్ళీ కలిసి మాట్లాడదాం. ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.